సినిమా పాటలు అంటే మనం మామూలుగా ఆహ్, మెలోడి పాటలుంటాయి కదండీ! అవన్నీ చాలా బావుంటాయి. ఇగా, హృదయానికి హత్తుకోవడమంటే, ఆహ్, మంచి మంచి పాటలు విండం ఇప్పుడు హ్మ్. నువ్వొకటి 'అమ్మని మించి దైవం ఉన్నదా' అని ఒక పాట ఉంటుంది. అది
అవును. ఆ! ఆ! అమ్మ మీద పాటలు హత్తుకునే విధంగా ఉంటాయంటారు.
ఆ! అమ్మకు అమ్మ మీద పాటలు బావుంటాయి. అందులో మనం
అంటే ఈ కాలంలో పాటలా? పాత కాలంలో పాటాలా అండి?
ఆ! పెద అన్ని పాటలు బావుంటాయండి. మామూలుగా హ్మ్. అమ్మ మీద ఎప్పుడు ఏ పాట రాసినా బావుంటుంది కదా! ఆ!
హ్మ్. అవును. అవును. కరెక్ట్‌గా చెప్పారు. ఆ! అయ్ అవును. అవును. అంతే కాకుండా వాన మీద పాటలు ఇట్లా ఉంటాయి గదా! వ వర్షం ఒచ్చినప్పుడు వినాలి అనుకునే పాటలు, కరెక్ట్‌గా హృదయానికి హత్తుకునే విధంగా ఆహ్, అట్లాంటి పాటలేమన్నా ఉన్నాయా?
అమ్మంటే అంతే. అవు ఆ! ఉన్నాయండి. ఇప్పుడూ పాత పాటలు గనుక తీసుకుంటే 'వాన కాదు వాన కాదు వరదా రాజా' అని ఒక మంచి పాటటుంది. ఆ!
హ్మ్. <chuckles> ఓకే. ఓకే. ఆ!
చాలా బావుంటుంది. ఆ పాట మనం అంటే, అందులో ప్రతి అక్షరం కూడా మనకి వినపడుతుంది. హ్మ్. మనం అలాగే చూడండిప్పుడు 'వానా వానా వెల్లువాయే' అని ఒక పాాటటుంది. ఆహ్, హ్మ్.
హ్మ్. ఆ! ఆ! అవును. అవును.
ముందు ఈ మధ్య కాలంలో అంటే ఆ 'ఠాకూర్' సినిమాలో ఎక్కడ ఉన్నటు వానొద్ది 'వానొచ్చిందంటే వరదొస్తుంది.' అనేదో ఆహ్, అదే అది కూడా, బావుంటయి. వాన మీదంటే చక్కటి పాటలుంటాయి. ఆహ్, హ్మ్. ఎ యాక్చువల్‌గా ర ఆరె అ వాన అంటే కూడా మన మామూలుగా బావుంటుంది కదా! కొంతమందికి ఇష్టపడతారు దాన్ని. హ్మ్. హ్మ్. బేసికల్లి రెయినీ సీజన్ నేను బాగా ఇష్టపడతాను గాబట్టి, ఆ వాన పాటలు కూడా బాగ చూడ్డానికి చాలా ఇష్టపడతానండి. చాలా బావుంటాయి కాబట్టి.
హ్మ్. ఆ! అవును. చాలా ఇష్టపడతారు చాలామంది. హ్మ్. హ్మ్. ఆ! అంటే బొ ఈ ఇప్పుడు కొంతమంది భోజన ప్రియులుంటారు. వాళ్ళక్ వాళ్ళకోసమని జెప్పి స్పెసిఫిక్‌గా రాస్తారో, కంపోజ్ జేస్తారో తెలీదుగానీ ఆహ్, వంటలకు సంబంధించిన పాటలు గూడా ఉంటాయి.
అవును. ఆ! అందులో 'వివాహ భోజనంబు విందయి వింతైన వంటకంబు' అనేదేదో ఎప్పటినుంచో అది చాలా అంటే ప్రతీ ఫంక్షన్‌లోనూ కూడా ఆ పాట పెట్టకుండా ఫంక్షన్ కంప్లీట్ అవ్వదు చూడండి. అలా. అంత, చక్కటి పాటండి, 'వివాహ భోజనంబు' ప్రతి పెళ్ళిలో కూడా ఆ పాట మనకు వినిపిస్తుంది. ప్రతీ వే వేడుకలో కూడా ఆహ్, వినిపించేటువంటి మంచి పాట. అందులో అంటే అన్ని ఆహార పదార్థాల గురించి కూడాను ఆ విందులో ఏమేమి వేయాలనేటువంటి వాటి మీద కూడా చాలా చక్కగా చెప్తాడు అతను. అది చాలా బావుంటుంది కూడాను. పాట.
ఆ! భలేగా గుర్తు జేశారు. ఆ! అవును. అవును. <giggles> ఆ! ఆ! హ్మ్. ఆ! అవునండి. అంటే ఒక పాటని వింటున్నప్పుడు ఆ ఎమోషన్‌ని డెలివరీ చేసే విధానం ద్వారా మీకెప్పుడైనా కళ్ళు చెమ్మగిల్లిన సందర్భాలున్నాయా?